స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో ఎక్కడెక్కడికో విహారయాత్రలకనో, ఇంకెక్కడికో మంచి మంచి రెస్టారెంట్స్‌కనో ఎక్కడికైనా వెళ్లొచ్చినా కూడా అండి, ఇంట్లోకి తిరిగి తిరిగొచ్చి ఇంట్లోకి అడుగుపెట్టగానే హమ్మయ్య! ఇంటికొచ్చేసాం అనిపిస్తుంది, సాధారణంగా ఎవరికైనా. ఎందుకంటే, ఒక బంధం, ఒక అటాచ్‌మెంట్ అనేదుంటుంది మన ఇంటితో మనకి. మన ఇంటితో, మన కుటుంబ సభ్యులతో. అలా మీకేమన్నా ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఏం గుర్తుంటుందండి? మొదటగా ఏం గుర్తొస్తుంది?
హ్మ్. అవునండి. అంటే నేను రీ రీసెంట్‌గా ఓ ట్రిప్‌కి వెళ్ళొచ్చానండి. అంటే బైక్ మీద ట్రావెల్ చేశాను. దాదాపు ఒక 200 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ ఒక ఫైవ్ హండ్రెడుండేది ఈసీగా. అంటే ఇంత దూరం ట్రావెల్ జేసి, ఇంత దూరం ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్‌తో కొంచెం చిల్ అయ్యొచ్చిన తర్వాత, ఇల్లుని బాగా మిస్ అయ్యానండి ఆ 4 రోజుల సమయంలో. అంటే ఈ 4 రోజుల్లో, ఒకరోజు అంతా ట్రావెలింగ్‌కే సరిపోతది. ఇంకో రోజు రెస్ట్ తీసుకోడానికి, ఇంకో రోజు చిల్ అవ్వటానికి అలా సరిపోయేది. అంటే, ఇంత సమయంలో ఇంటి ఫుడ్ మచ్ టేస్ట్ అసలు అయ్యో! ఇంటి ఫుడ్ మిస్ అయిపోయానే ఇటు. అంటే బయటకి వెళ్ళినప్పుడు మనం పర్ఫెక్ట్ ఫుడ్ తినలేమండి. మనకు నచ్చిన కోరుకున్న ఫుడ్
ఓహో! బావుందండి. ఓహొ! అవునండి. అంటే రకరకాల పేర్లుంటాయి. కొత్త కొత్తగా తింటున్నాం అనుకుంటాం. ఓహో! ఈ కొత్తది రుచి చూద్దాం అననిపిస్తుంది కానీ, అన్నీ తినేసి ఇంటికొచ్చాక, అమ్మ చేసిందే హాయిగా ఉందనిపిస్తుంటుంది.
అవునవును. అది కూడా నేను కరస్టే అవునండి. అంటే ఇప్పుడు నేను పక్క స్టేట్‌కెళ్ళాను గాబట్టి అక్కడ వి వింత వింత పేర్లు పెడుతున్నారు ఫుడ్లకి. కాదు నాకేందో త్ అసలు అర్థం గాట్లేదు మనకేంటో ఫుడ్ అవేంటో అర్థం గాట్లేదు. కు ఆహ్, వాళ్ళనడిగి తెలుసుకుందావనుకున్నా గూడా, వాళ్ళేందో డిఫరెంట్‌గా జెప్తన్నారు. సరే ఓకే. ఏదోకటి తినాలి, కొంచెం తిని ట్రావెలింగ్ స్టార్ట్ జెయ్యాలి మళ్ళీ, అని చెప్పి కొంచెం తినివే స్టార్ట్ అవ్వటంతో, మనకి వాగ్ మళ్ళీ వెంటనే ఆకలేసేదండి. వెంటనే ఆకలేసినప్పుడు అయ్యో! ఇన్ అప్పుడనిపిస్తదండి. ఇంట్లో ఉంటే ప్రశాంతంగా మంచి ఫుడ్డు తినేవాళ్ళం. కానీ, ఇది ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంచెం బావుంటది. కాకపోతే వెంటనే ఇంటికి రాంగాలనే, నేనింటికి రాంగాలనే, నేను మా పెద్దామ్మ వాళ్ళింట్లో ఉంటాను. మా పెద్దమ్మని అడిగానండి. మంచిగా ఏదన్నా రోటి పచ్చడి జేసి పెట్టవా? అంటే <giggles> నాకు ఆహ్, భలే చేస్తారండి రోచ్ ప రోటి పచ్చట్లు.
ఓహో! ఉన్నారండి, అలాగే మీరు? హుహు. ఓహొ! <giggles> రోటి పచ్చళ్ళన్నీ ఇష్టమనమాట మీకైతే.
అవునండి. చాలా బాగా ఇష్టం. అంటే మంచి బా మా పెద్దమ్మ గూడా భలే జేస్తారండి. డిఫరెంట్ డిఫరెంట్ రోటి పచ్చళ్లు అంటే, ప్ దాదాపు ఒక 20 రోటి పచ్చళ్ళ దాకా చేస్తారండి. అంటే, వారంలో ఖచ్చితంగా నా నాలుగు రోజులు, ఐదు రోజులు రోటి పచ్చళ్లు. అంటే నార్మల్ కర్రీసుంటాయి. కానీ ఇదొక సైడ్ డిష్ లాగా. ఆ! <giggles>
అబ్బా! దాంతో పాటు ఒకటి, చాలామంది ఇళ్లల్లో అండి, కూర కంటే ప్రాధాన్యత ఎక్కువ, పచ్చడికే ఇస్తూ ఉంటారు.